చాలా హర్ట్ అయితారండి. ఎందుకంటే అదీ కాక ఇప్పుడు వాళ్ళందరూ మన స్నేహితుల ముందే మనల్ని మన వాళ్ళని తిడితే వాళ్ళు ఎంత బాధపడతారండి చాలా వరకు. ఎందుకంటే
అవునండి. హ్మ్. మరి ఘోరమేంటంటే అండి, ఈ కాలేజీ వయసొచ్చిన తర్వాత, 18 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా అలాంటి మాటలు అని బాధపెడుతున్నారు. ఇన్ ఇన్‌కేసు హ్మ్.
హ్మ్. హ్మ్. లేజీ <smacks lips> అనకూడదు. కానీ, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌ 'చైతన్య', 'నారాయణా' ఇలాంటి కాలేజెస్‌లో కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. హోస్టల్ స్టూడెంట్స్‌కి ఇలాంటి వాటి వల్ల అయ్యుండొచ్చు రన్ నాకిప్పుడు అనిపిస్తుంది మీరు చెప్తుంటే.
అవును. నిజంగా. హ్మ్. నిజంగా అండి. ఇప్పుడు చాలా సెన్సీ కొంత మా ఆహ్, పర్సన్స్‌లో 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. కొంతమందేంటంటే, "మన మంచి కోసమే గదా! మేడమ్ తిట్టింది. అలా తిడితే నేనింకా బాగా చదవాలి" అని చెప్పి పాజిటివ్‌గా తీసుకుంటారు. హ్మ్. కొంతమందేమో చాలా డిప్రెషన్‌కెళ్ళిపోతారు. "అందరి ముందు నన్ను తిట్టింది. అందరి ముందు నేను యూజ్‌లెస్ అన్నది. నిజంగానే నేను యూజ్‌లెస్‌ని, మా పేరెంట్స్‌కి కూడా నేను యూజ్‌లెస్‌ని" అని చెప్పి, ఆహ్, ఏదైనా బ్యాడ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది వాళ్ళు. మీరు చెప్పినట్టు హ్మ్.
అవును. అవును. తీసుకునే వాళ్ళుంటరు. అవునండి అవును. మీరు చెప్పింది నిజమే. హ్మ్. తీసుకుంటారు. అవునవును. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకదే అనిపిస్తుంది. అలాగే ఉన్నారేమో, అందుకే ఇలా చేస్తున్నారేమో. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేరు, అటు ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇవ్వరు. వాళ్ళ మాటలేలా ఉంటాయి అంటే పట్టించుకోరు. వీళ్ళు ఆ చిన్న వయసు కదా! వీళ్ళు అంతే చెప్తారు చదువుకోవడానికి. ఇంక ఇంతకు మించి ఇంకేం చెప్తారు అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వాళ్ళసలు.
అవును, నిజంగా. ఇప్పుడు అవును. నిజంగా. ఈ అదే వెళ్ళి పేరెంట్స్‌కి చెప్పామనుకోండి. ఫస్ట్ వాళ్ళు అడిగే క్వెషనేంటి? "నువ్వేం చేశావు క్లాస్‌లో? నువ్వు చదవకుండా ఉండటం వల్లే గదా! నిన్ను అంటుంది. అందరిని అనకుండా నిన్ను ఒక్కల్నే ఎందుకు అంటుంది?" అని చెప్పి
నువ్వే చదవట్లేదు. ఆ! అది మళ్ళీ అంటున్నారు, "వాళ్ళందరికీ నీకు ఒకటే ఫీస్ కడుతున్నాం కదా!" ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటారు పాపం పిల్లల్ని.
అవును. కంపేర్ చేయటం వల్ల నిజంగా చెప్తున్నానండి. టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవ్వరైనా సరే సగం పిల్లల్ని వాళ్ళే చెడగొడుతున్నారండి. వాళ్ళే డిప్రెషన్‌లోకి పంపిస్తున్నారు. వేరే వాళ్ళతో కంపేర్ చేసి, "వాడికి ర్యాంకొచ్చింది. నువ్వెందుకు తెచ్చుకోలేదు? వాడికి చదువోస్తుంది, నువ్వెందుకు తెచ్చుకోలేదు?" ఆహ్, ఒకళ్ళు హ్మ్, ఒకళ్ళు
హ్మ్. అవును. హ్మ్. అవును. పంపిస్తున్నారు. అవును. అవును కదా! దానివల్లనే పిల్లలు చాలా వరకు ఇదవుతున్నారు. బయట పిల్లలు అట్లా కంపారిజ ఎప్పుడు, ఎవరికుండేది వాళ్ళకుంటుందండి. ఒక్కొక్కళ్ళకి తక్కువుంటుంది. ఒక్కొక్కళ్ళ ఎక్కువ ఉంటుంది. అట్లా
అవును. నిజంగా. ఇప్పుడు ఒకళ్ళకేమో డాన్స్ బాగా చేస్తారు. వాళ్ళకి డాన్స్ నాలెడ్జుంది. ఒకరికేమో వాళ్ళకి స్టడీ బాగా చేస్తారు, స్టడీ నాలెడ్జుంది. ఇప్పుడు ఈ డాన్స్ చేసేవాడిని వెళ్లి డాన్సు, స్టడీ అతన్ని డాన్సు హ్మ్. వాళ్ళు అంత చదవలేరు వాళ్ళు ట్రై చేస్తారు. వాలవే ఎంత వాళ్ళ ఎంత మట్టుకైతే చేయగలుగుతారో అక్కడి వరకు చేస్తారు. కానీ, ప్రెజర్ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. కానీ ఆహ్, నేను సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే మాకొచ్చిన మెంటరు గైడెన్స్ సరు ఇలా అస్సలు చేసేవారు కాదండి. ఎవరైతే చెయ్యట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్లి, వాళ్ళని ప్రాబ్లమ్ అడిగి, "ఏమైంది నాన్న? నీకు ఎందుకు చదవలేకపోతున్నావు?" అనని ఏ ఏ టీచర్స్ అయితే అందరూ అబ్బాయి ఒక అబ్బాయిని తిట్టేవాళ్ళు, "ఏం చేయట్లేదు" అని. అదే అబ్బాయి మంచి మార్క్స్ తెచ్చుకొని ఆహ్, అదే క్లాస్‌లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. చాలా మంది టాపర్స్ కంటే.
అవును. నాలెడ్జ్ ఉంటుంది. చదువు చదువు అంటే చదవరు కదా! అదే కదా! ఉంది. హ్మ్. అవును. అవునండి, అవును. హ్మ్. సూపర్ అండి. ఆ! ఈ ప్రాబ్లమ్. ఆహా! ఆహా! హ్మ్.

హ్మ్. కానీ దీన్ని చాలామంది ఏంటంటే ఆహ్, చ అంటే చాలామంది అని చెప్పను 100%లో ఒక 50% కరెక్ట్‌గా యూజ్ చేస్తుంటే ఇంక ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని కరెక్ట్ వేలో యూజ్ చేయట్లేదు. ఎలా అంటే, దీని ద్వారా హ్మ్. అవును నిజంగా. ఇలా మేము కూడా చాట్‌జీపీటీ యూజ్ చేసి ఆహ్, మంచి <chuckles> వేలో యూజ్ చేసి కొంచెం అనేవి తెలుసుకున్నాము ఇంకా మిగతా మ్యాటరు. అక్కడ ఉన్న స్నేహితులుకు కూడా ఎవరికీ తెలీదనమాట.
ఓకే. హ్మ్. అవును. టైమ్ పాస్. అవును. కొంతమంది టైమ్ పాస్‌కి. హ్మ్. హుహు. హుహు. ఓకె. తెలీదు. ఓకె. ఓకె. హ్మ్.
అప్పుడు మేము కొంతమంది ఇప్పుడు మాకు క్లాసులు చెప్పే వాళ్ళ దగ్గరకి వెళ్లి కొంతమందిని అడిగినప్పుడు, కొంతమంది ఎలా చెప్పారంటే విసుక్కుంటా "మీకు రానప్పుడు ఎందుకమ్మా పార్టిసిపేట్ చేయడము," అంటే అలా టీచర్స్ కొంతమంది హ్మ్.
హుహుహు. ఆ! ఇక్కడే సగం మనకి ఏంటంటే <smacks lips> చిరాకనిపిచ్చేసి అబ్బా అనిపిస్తుంది ఒకానొక టైంలో ఎందుకు ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది.
అవును. అంటే వాళ్ళూ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ, "మీరేం చేస్తారు ఇది?" ఇలా డిస్కరేజ్ చేసే వల్ల చాలా మంది టీచర్స్, అంటే అందరూ అని చెప్పలేను గాని కొంతమంది ఉంటారనమాట. పనిలో పడైనా సరే, విసుగులో పడైనా సరే, అబ్బా! నాకు, నాకు మళ్ళీ నా మీదకొస్తారు నన్ను అడుగుతారు అన్నట్టుగా చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళుంటారు కానీ, నేను ఒక సారు దగ్గరికి వెళ్ళాననమాట. ఆ సారు అసలు ఏం టాపిక్ చూజ్ జేసుకున్నారు. ఆయన మిగతా మ్యాడమ్స్ అందరూ "మీరు చాట్‌జీబీటీ చూడండి, జెమిని ఎఐలో చూడండి, కో పైలెట్ చూడండి, అది చెప్తది." ఇంక అలా చెప్పేసారు. టాపిక్కేంటి అని కూడా అడగలేదు మా కాంపిటీషన్‌కి.
డిస్కరేజ్ చేయగూడదు. అవును. హ్మ్. హుహు. హుహు. అవునవును ఖచ్చితంగా. హ్మ్. అన్నట్లు, అవును. అవును. అవును. హ్మ్. హుహు. హ్మ్. ఓకె. హుహు. ఓకే. హుహు.
ఆ సారు "టాపిక్ ఏం చూజ్ చేసుకున్నారు నాన్న" అని చెప్పి మొదలుపెట్టి ఏం స్కిల్స్ యూజ్ చెయ్యాలి? ఏం వెబ్‌సైట్స్ యూజ్ చెయ్యాలి? ఎక్కడినుంచి యూజ్ చెయ్యాలి? మొత్తం మొదలుపెట్టి అన్ని చెప్పారసలు.
ఓకే. సూపర్. హుహు. ఎలా చూసుకోవాలి? ఆ! మనకి ఓహో! మనకెక్కడి నుంచయితే మనకి సరైన ఇన్ఫర్‌మేషనొస్తుంది, ఇక్కడికెళ్ళి చూడండి. లేదు అంటే ఏమన్నా కావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇలా చెప్పుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన, ఆయన ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది ఆయన మీ టాపిక్ ఏంటి అని అడిగినప్పుడే మనకర్థమైపోతుంది ఖచ్చితంగా.
అవును. అవును. నిజమే. అవునండి. నిజంగా, అంటే అక్కడున్న ఫ్యాకల్టీ ఎవ్వరూ అడగలేదు, ఆ సారు అడిగారు.
హ్మ్. హుహు. ఓకే.
ఆ సారు అడిగి మాకు కాంపిటీషను సహాయం చేసి ఇది నేర్చుకోవాలని అని చెప్పి సహాయంతో పాటు మాకు ఇది ఇది దాని గురించి ఎక్స్‌ప్లేన్ కూడా చేసారు. ఆయనంతటికాయినా పని చెప్తే అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోలేదు. ఇది చేస్తే ఇలా అవుతుంది అని.
హుహు. ఎక్స్‌ప్లేన్ చేసింది. అవును. ఆహా! అలా ఎక్స్‌ప్లేన్ చేస్తే మనం కూడా మర్చిపోకుండా ఉంటాం ఆ టైంలో.
అవును. నిజంగా అండి అదైతే, ఆయన ఎక్స్‌ప్లేన్ చేశారు, మమ్మల్ని ముందుకు గైడ్ చేసారు, ఆ గైడ్ చేయడం వల్ల మేము ఆ కాంపిటీషన్‌లో సెకండ్ ప్లేసొచ్చాము.
హ్మ్. అవును. ఓకె. ఓహో! సూపర్ ఆయన చెప్పినందుకు ఆయన గూడా చాలా ఆనందపడుంటారప్పుడు.
అవును. దాని తర్వాత తెలిసిందేంటంటే మాకు నెక్స్టు తర్వాత క్లాస్‌కి కొత్త సారు ఆ సారే అని చెప్పి మాకు తెలిసింది.
హ్మ్. ఓహో! సూ అసలు మీ క్లాస్‌కి కూడా రాని సారు మీకు హెల్ప్ చేసారంటే ఇంకా అసలు సూపరండి అది.
అవును. నిజంగా అండి మాకు ఆ రోజు నుంచి ఆ సారుని, ఆ సారుని ఒక దేవుడిలాగా చూసామనమాట.
హ్మ్. హుహు.